ఓకే. ఆ!
ఆ! అయితే అదే అలవాటేంటంటే అది తర్వాత కొంత కాలం బ్రేకొచ్చింది. నేను కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు కొంచెం టైం లేకపోవడం వల్ల తొక్కలేదు. గానీ ఆ తరువాత నేనెప్పుడైతే జాబ్ చేయడం స్టార్ట్ చేశాను, నేనింగ మళ్ళీ నాకెందుకో సైకిల్ గొనుక్కొని మళ్ళీ తొక్కాలనిపించిందన్నమాట. ఈసారేం జేశానంటే హ్మ్.
బాగుందండి. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. మీరు ఆ చిన్నప్పుడు మానేసిన సైకిల్‌ని పెద్దయ్యాక జాబ్ జేసేటప్పుడు తొక్కాలనిపిచ్చింది.
అవును. అంటే దగ్గర దగ్గర ఒక 5 ఇయర్స్ మధ్యలాగింది ఎందుకంటే ఇంటర్మీడియేట్ ప్లసు డిగ్రీ కాబట్టి ఒక 5 ఇయర్స్ ఆగిపోయింది. ఆ తరువాత మళ్ళీ స్టార్ట్ జేశాను తొక్కడం.
అంటే? ఓహో! హుహు. ఓకే. అంటే మీరు పెద్దగాయ్యేసరికి ఆ సైకిల్ ట్రెండనేది కొంచెం అప్‌డేట్ అయ్యి వస్తుంది గదా! గేయర్ సైకిలనిజెప్పేసి. కొంచెం ఎలక్ట్రిక్ బైసైకిలని జెప్పేసి నార్మల్ బైసైకిలే కొన్నారా? ఓల్డ్ ఫ్యాషన్‌లో లేకపోతే ట్రెండింగ్‌లో ఉన్న సైకిల్ తీసుకున్నారా?
అంటే ఎలా? హ్మ్. హ్మ్. అవునండి. ఆ! నిజమే. మె అవునండి. ఓకే. అంటే ఆహ్, అప్పట్లో ఏంటంటే ఎంటిపీ సైకిల్స్ అని ఉండేవి. ఎంటిపీ సైకిల్సంటే అది ప్రేమించుకుందాం రా సినిమాలో మరి వెంకటేష్, విక్టరి వెంకటేష్ దగ్గర ఆ! అది ఎంటివీ సైకిల్ అది చాలా ఫేమస్. అంటే ఆ సైకిల్ ఎలా అంటే ఇప్పుడు ప్రజెంట్‌లో ఫోన్స్‌లో కనుక చూస్తే ఐఫోన్‌లాగనమాట. ఐఫోనులాంటి రేంజ్‌లో అది ఉండేది. అంటే నీ దగ్గర ఎంటివీ సైకిల్ ఉందిరా అంటే అబ్బా! నువ్వు గ్రేట్‌రా అన్నట్టు చూసేవాళ్ళు. మళ్ళీ ఆ సైకిల్ ఏంటంటే
లిటిల్ హార్ట్స్ పెట్టేసి. <chuckles> ఆ! ఓకే. ఆ! ఓహ్! ఓకే. ఆ! ఆ! ఓహ్! ఆ! అంటే అదుంటే పెద్ద ఇదన్నట్టు.
అవును నిజమే. మళ్ళీ దాని కాస్ట్ కూడా అప్పట్లో ఎక్కువగానే ఉండేది. మళ్ళీ దాని టైర్స్‌గాని డిఫరెంట్‌గా ఉండడం. మళ్ళీ అందులో అందులో ఏంటంటే బ్రేకేస్తే సౌండస్తుంది. వి ఆహ్, విచిత్రంగా సౌండస్తుందన్నమాట. అది చాలా అట్రాక్ట్ జేసేది. సో.
హుహు. ఓకే. ఆ! ఓకే. ఆ! ఓహ్! ఆహా! అంటే బుల్లెట్ బండి గూడా సౌండ్ వస్తది గదా! అట్లా సైకిల్ సౌండస్తే గ్రేటన్నట్టు.
ఆ! అలానే దీనిక్కూడా ఒక ఆ! నిజంగా ఆ ఆ సౌ ఆ సౌండ్ కోసమే చాలా మంది కొనుక్కునేవాళ్ళన్నమాట. అంత బాగుండేది. ఆ సౌండ్. బ్రేకేస్తే ఒకలాంటి సౌండన్నమాట. వే పక్క మిగతావాళ్ళు పక్కకు జరగడం ఆ సౌండ్ విని. అలాగా ఉండేది. సో అలాంటి సైకిల్ తరువాత నేను వెతికాను గాని అది దొరకలేదు. ఇప్పుడేంటంటే గేర్ సైకిల్స్ మీరన్నట్టు గేర్స్ విత్ ఏంటంటే షాక్ అబ్జార్బస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు సైకిల్స్‌కి. అంటే మనకి ఎత్తు పల్లాలు వచ్చిన మనకేం గాకుండా నడుముకి గాని, మరి మోకాళ్ళకేం గాకుండా గూడా ఈ గేర్ సైకిల్సనేవి హెల్ప్‌ఫుల్ అవుతున్నాయి కాబట్టి నేను గేర్ సైకిలే తీసుకున్నానన్నమాట.
హుహు. ఆ! ఆ! ఓహ్! హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఆ! ఓకే. ఆ! ఆ! ఆ! హ్మ్.